హుహు. ఏది దప్పలం అన్నది.
అదొకటి. ఆ! అవును.
హ్మ్.
సో, అది నాకు ఆనపకాయని అలా చేసి తిడం అస్సలు నచ్చదు. నాకేంటంటే, మా తాతగారు చేసింది బాగా నచ్చిందన్నమాట.
హ్మ్. అదే. ఆ! నాన్ వెజిటేరియన్. కోడి ఆహ్, అదే చికెనుతో చేసినటువంటిది. ఆ‌! చికెను, వంకాయ ఆ! పెదనా పెదనాన్నగారు చేసింది, ఓకే. హ్మ్. <sniffs>
హ్మ్. పెదనాన్న, పెద్దనాన్న చేశారు. హ్మ్. అవును. ఈ వంటకాలు నాకు నచ్చుతాయి.
హుహు. ఆ!
అదే. <chuckles> ఇంకా అమ్మగారు చేసిన ఆహ్, ఏదైతే ఈ బెండకాయి లె హ్మ్.
ఈ బెండకాయి తరువాతన, పల్లీలు అవి వేసి చేసింది. అది ముఖ్యంగనేంటంటే, ఆహ్, ఆహ్, దాంట్లోని పోషక విలువలు మీరు ఏమి గమనించారు? బెండకాయ, పల్లీలు కాంబినేషను.
పల్లీలు. ఆ! ఇ ఆ! బెండకాయి లేడీస్ ఫింగర్ కూడా మనకి ఏదో కొంచెం ఆహ్, మ్యాక్స్‌కు ఉపయోగపడుతుందని ఒకటి జేప్తారు.
అవును.
ప్లస్సేంటంటే, పల్లీలు మంచి ప్రోటీనంటారండి.
ఆ! అది. అంటే ఇక్కడ ప్రోటీను తరువాతన బెండకాయ అనేసంటే, న్యూట్రియంట్సు, ఫైబరు. బెండకాయలో ఫైబరుంటుంది గదా! <sniffs> అది. సో, అది, అది. హ్మ్, మీరు గమనించింది అదన్నమాట. హ్మ్. హ్మ్.
హ్మ్. అవును. అది, హ్మ్. ఆ! అవునండి. ఈ ఫైబర్ వల్ల ఏంటంటే, కొద్దిగా డైజెషన్ సిస్టమ్ కూడా, కొంచెం మెరుగుపడిద్ది అనేసి విన్నాను నేను.
అవును.
అదే. అయితే హ్మ్.
అంటే, కాన్‌స్టిపేషన్ ఇలాంటివి రాకుండను, ఆ!
ఆ! అవునండి అదే. జస్ట్ <giggles> అదే చెప్పాలనుకున్నాను. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా, మనం ఫ్రీగా ఉండొచ్చనమాట.
హ్మ్. ఆ!